ప్రతి ఒక్కరి చేతుల్లోను, కుటుంబంలోని ఈ స్క్రీన్ టైం అనేది కొంత ఇబ్బందులు పెడతా ఉంటదండి. ఎందుకంటే, ఎక్కువగా ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారండి. ఈ కుటుంబంలో ఈళ్ళ కొంతమంది ఏం చెప్తారంటే, "నువ్వు ఈ టయానికి పడుకోవాలి, ఈ టయానికి ఉండాలి, ఈ టయానికి లేవాలి, ఈ టైంకి తినాలి" ఇలాంటివి అన్నీ చెప్తారండి. కానీ మన స్క్రీన్ టైమింగ్సు కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయండి. కుటుంబంతో కూడా విరుద్ధంగా ఉంటాయి. అప్పుడు తల్లిదండ్రులు మనల్ని తిడుతూ ఉంటారు. "నువ్వు ఏంటి ఇలా తయారవ్వవు, ఇలా ఉంటున్నావు, ఏంటి మారవా," ఇలాంటివన్ని మన దినచర్యలో ఉండేవన్నీనండి. అయితే మీ జీవితంలో జరిగిన అనుభవాలు, ఏయన్నా మీరు చూసిన విషయాలు మాతో పంచుకోగలరా?
అవునండి. అవునండి. అవును. హుహు. అవునండి. అంటే, స్క్రీన్ టైం తగ్గించడంలో గాని ఇలాంటియా అండి? రూల్స్ పెట్టడం ఎలాగా ఏంటి అనేది?
అవునండి. అ! అవునండి. అవును.
ఇప్పుడున్న జనరేషన్‌లో చెప్పాలంటే, అందరూ మొబైల్స్ లేకుండా అయితే అసలు, ఈ స్క్రీన్‌లనేవి ఇదే, మొబైల్స్ కానీ, ల్యాప్‌టాప్స్ లేకుండా కానీ ఎవరూ ఉండలేరండి అసలు చెప్పాలంటే. ఇప్పుడున్న కాలంలో.
అవునండి. అవును.
అలాంటిది ది ఆహ్, అలాంటిది ఆ స్క్రీన్ టైం తగ్గించాలంటే మొత్తానికి తగ్గించాలంటే అవ్వదు గానీ. కొంతవరకు మనం తగ్గిచ్చుకోవచ్చండి. మన రూల్స్ కానీ కొన్ని నిబంధనలు పెట్టుకొని మనం తగ్గించవచ్చు. అలాగే నేను ఏంటండి సిటీలో ఉన్నప్పుడైతే అవ్వదులెండి పని వరకు అయితే, దాంట్లోనే టైం అంతా కేటాయించాలి కదండీ.
ఓకె. హ్మ్. అవునండి. అవును.
అందుకని, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తూంటామండి, అప్పుడు పండగలకి...
ఓకే.
వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడైతే మేము ఫోన్‌లు ఎక్కువ వాడమండి.
ఓకే.
ఇంట్లో మా అమ్మమ్మ తిడతదండి. ఇక్కడికి వచ్చాక కూడా ఫోన్లు ఇవి పట్టుకుంటే, ఎలా, ఎలా అని తిడుతుంటది. ఇంకోటేంటంటే, మేము ఊరెళ్ళాంగా ఊరు వెళ్తాం గాని, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జాబ్ గురించి, ఇది వర్క్ అని, ఇలాంటియేమి చూడమండి అసలు. అన్నీ పక్కన పెట్టి
ఓకే. ఓకే. ఓకే అండి. అసలు మీరు ఈ ఈ మీ దినచర్య మొదలయ్యేది ఎలాగా అవుతదండి? ఏవన్నా రూల్స్ పెట్టుకుంటారా? లేతే ఈరోజు ఇలా చెయ్యాలి, ఇలాంటి ఏమన్నా పెట్టుకుంటారా? ఈరోజు కొంతమంది అంటారు, "నేను ఇలా ఫోన్ వాడకూడదు. లేతే ఇయ్యాలి, ఇంతసేపు ఇలా ఉండాలి, ఇంతసేపు గడపాలి." ఇలాంటివన్నీ పెట్టుకుంటారు గదండీ! మీరు దినచర్యలో ఇలాంటివి ఏవన్నా పెట్టుకుంటారా?
అవును. ఆ! పెట్టుకుంటానండి. అంటే, ఈ స్క్రీన్ టైమ్ ఎలాగంటే, నేను ప అంటే, వేస్టేజ్ కాకుండా ఏమన్నా పనున్నప్పుడు గానీ మాట్లాడడం లేదంటే, పనున్నప్పుడు గానీ ఏమన్నా యూస్ చేయడం గానీ తప్ప ఇప్పుడేంటంటే, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ వచ్చిన తర్వాత, స్క్రోల్ చేయడం గానీ, ఇలా చూస్తూనే ఉంటున్నారండి. మొత్తం అంతా వాటిలోనే టైమ్ అంతా అయిపోతుంది. అందుకని నేనేం చేశానంటే, ఇప్పుడు ఫోన్‌లో, నా ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ ఇలాంటివి ఏమి ఉండవండి. ఒక వాట్సాప్ తర్వాత తప్ప. ఆ వాట్సాప్ కూడా ఎందుకంటే, అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేసుకోవడం గానీ
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఏంటి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేకుండా ఉందాండి మీ మొబైలు?
ఆ! అండి. అంటే అప్పట్నించి మానేశానండి. అంటే, అంత యూజ్ చె అంటే, నాకే అనిపిచ్చిందండి. నేను వాడేవాడిని ఇంతకు ముందు. ఏం జరి
ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూస్తన్నాను. అంటే పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు గానీ అండి. ఒక యంగ్‌లో ఉండి, టీనేజుల్లో ఉండి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేకుండా ఉన్నారంటే అది గ్రేటేనండి. నిజంగా చెప్తున్నా అండి. ఒక మిరాకిలే. ఒక వండర్.
<chuckles> <giggles> థ్యాంక్యు అండి. అంటే, నే ఎందుకంటే అండి ఇంతకముందు వాడేవాడినండి. ఇంతకుముందు కూడా ఏంటంటే, దాంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేసేవాడిని. అసలు, ఇంట్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా గంటలు, గంటలు అలా స్క్రోల్ చేస్తూ వీడియోలు చూడడం, ఇయి చూడడం ఇలాగ అయిపోయేదండి మొత్తం అంతా. ఇంట్లో అమ్మ వాళ్ళు తిట్టేవారు. ఆహ్, నా మా నాన్నగారు కూడా తిట్టేవారండి.
ఓకె. ఓకె. అంటే ఏదన్నా మీకూ సంఘ సంఘటన జరగడం వల్ల, వాటిలిని మీరు తీసేశారు అంటారా?
ఆ! అంటే అప్పుడు ఏం జరిగిందంటే, నాకు అనిపిచ్చిందండి ఒకరోజు. ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తన్నాను, ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే బావుంటది కదా, పోనీ ఉపయోగం ఏవైనా చూస్తే బావుంటది కద, ఇలాగ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను అనిపిచ్చిందండి. అప్పుడు నేనించి నేను ఇన్‌స్టాగ్రామూ నెక్స్ట్ ఫేస్‌బుక్ అనేది తీసేశానండి. తీసిన తర్వాత నేనేం చేశానంటే ఆ! యూట్యూబ్, యూట్యూబ్ చూస్తా ఉంటానండి. యూట్యూబ్ కూడా ఎందుకండీ, నాకు ఈ బిజినెస్ మీద చాలా ఇష్ ఇష్టమండి బిజినెస్ అంటే చెయ్యడం. దాన్ దాని కోసమని నేను ఏం చేస్తానంటే, యూట్యూబ్‌లో బిజినెస్ ఐడియాల గురించి, ఈట్లి గురించి మాత్రమే అప్పుడప్పుడు అది కూడా ఒక ఎప్పుడన్నా ఒక 2 గంటలు ఖాళీ సమయం ఉంటే, అప్పుడు చూస్తానండి. పను అసలు చూడను మ్యాక్సిమం. ప ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైంలో చూస్తూ ఉంటాను అంతే. ఎక్కువ అయితే ఫోన్ అయితే వాడనండి మ్యాక్సిమం. ఎప్పుడు ఫోన్ కాల్స్‌వి గానీ ఈట్లికి గానీ ఇయ్యే వాడతుంటానండి, ఎక్కువగా. అలాగ పొద్దున్న లెగుస్తానండి. ఆ! చెప్పండి.
ఓకె. ఓకె. ఓకె. ఓకె అండి. అయితే అయితే మీరూ చదువుకున్న రోజుల్లో, రోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు పొద్దున్నే లెగి‌స్తాము, రెడవుతాం. స్కూల్‌కెళ్తాం, ఆడుకుంటాం, వస్తాం, తింటాం, హోమ్ వర్క్ రాస్తాం, పడుకుంటామండి. ఇలాగుం‌టదండి. ఈ వీకెండ్ వచ్చేటప్పటికి మొత్తం మారిపోద్ది కదండీ. ఆద్ అందులో శని, ఆదివారం సెలవు వచ్చిందంటే ఇంకా దారుణంగుంటా‌యండి. అలాంటి అనుభవాలు మీకు ఏమున్నాయండి? అప్పుడు అలాంటి టైమ్‌లో ఉన్న మీ కుటుంబ రూల్స్ గాని, అప్పుడు మీరు ఉండే విధానం గాని ఏ ఏవన్నా ఉన్నాయా?
అవునండి. అవును. <giggles> నిజమే అండి. ఆ! ఉన్నాయండీ. ఈ, ఈ మామూలుగా వీక్ డేస్‌లో అయితే ఇలా స్కూ కాలేజ్‌కెళ్లడం, లేదంటే వర్క్‌కెళ్ళి వచ్చే వచ్చేస్తాం గ‌దండీ! వీకెండ్స్‌లో ఏంటంటే, ఫ్యామిలీతో పోనీ ఎక్కడికైనా బయటికెళ్లి రావడం. లేదంటే ఒక రెస్టారెంట్‌కెళ్లి రావడం గా‌నీ, లేదంటే, ఆహ్, మా అమ్మా వాళ్ళు చుట్టాలింటికి లేదంటే, వారానికోసారి గానీ, నెలకోసారి గానీ మా చుట్టాల ఇంటికె‌ళ్లి వస్తామండి. అందరి ఇంటికి ఎ‌ళ్లి, ఎందుకంటే బంధుత్వాలు కలుపుకుంటే బావుంటదండి. అది ఒక ఆనందం.
హ్మ్. ఓకే. ఓకే. అండి. అవునండి. బంధుత్వం కలుపుకోవడం అంటే చాలా మంచిదండి. ఇప్పుడున్న కాలంలో అ ఇప్పుడు బంధుత్వాలు దూరమవుతున్నాయండి. మీరు ఇంకా మంచిగా చెప్పారండి. బంధుత్వాలను దూరం చేసుకోవాలనుకుంటున్నారు గానీ దగ్గర చేసుకోవాలని ఎవరు అనుకోవట్లేదండి.
అదే కదండీ! ఆ! ఇప్పుడు, ఇప్పుడు అదే కదండీ! అవునండి. ఇప్పుడున్నా ఎవరుంటుంన్నారండి అసలు. అదే కదండీ! అందరూ దూరం దూరంగా ఉంటూ, అసలు ఎవరైనా ఇంటికి వస్తే కూడా, ఎ‌దోలా చూస్తారండి. ఈ వి టైమ్‌లో వచ్చారేంటా ఇలాగ అని ఫీల్ అవుతుంటారు. ఇప్పుడున్న కాలంలో అయితే.
అంటే, మీరు బంధుత్వాలని దగ్గర చేసుకోవాలన్నారు. అంటే మీ తండ్రి గారు గానీ, మీ నాన్నగారు ఈ‌ళ్ళెవ్వరైనా చెప్పారా? లే‌తే మీక నిపించినాయండి ఇయన్నీని?
అంటే, చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా, ఉమ్మడి కుటుంబంలో పెరిగానండి. అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, అత్త, ఈళ్ళందరూ కలిసి ఉండి, అసలు భలే ఉండేదండి అప్పుడు కూడా. అంటే, ఇప్పుడు జాబ్ పర్పసు, చదువుల కోసం అని చెప్పి, మేము కొద్దిగా ఇలా ఊరు రావడం, వేరే ఊరెళ్ళడం జరిగిందండి. అందుకనే నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చూస్తానండి. అంటే, ఎక్కువగా ఈ ఫోన్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, సమయం పెట్టే బదులు, అలా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చూస్తానండి. ఇంకోటేంటంటే అండి, సాయంత్రం పూట మనం ఖాళీగా ఉంటుంటాం కదా!
ఓకే. ఓకే అండి. ఓకే. అవునండి. అవును.
అలాంటి సమయంలో మనకేం చేయాలో తోచదు కదా! అలాంటి టైంలో నేను స్నేహితులతో బయటికెళ్తుంటానండి. బయటికెళ్ళి, వాళ్ళతో ఒక టీ తాగేసి రావడమో, లేదంటే ఏదైనా తినేసి రాయడం, సాయంత్రం పూట 2 గంటలు అలా కూర్చొని, లేదంటే ఏ పార్క్ కన్నా వెళ్లి, అలా జాగింగ్ చేస్తున్నట్టు, నడుస్తున్నట్టు, వాకింగ్ చేస్తున్నట్టు, ఆళ్ళతో మాట్లాడుకొని కొంచెం సేపు వస్తానండి. ఇంటికొచ్చిన తర్వాత, తినేటప్పుడు ఇంకోటేంటంటే అండి, బాగా నేను రూల్స్ పెట్టేది ఇంట్లో మా నాన్నగారు పెట్టారులేండి రూల్స్ అంటే, ఎలాగంటే తినేటప్పుడు మాత్రం ఫోను, లేదంటే టీవీ, ఇలాంటియేం ముట్టుకోకూడదు. ముట్టుకుంటే బాగోదని డైరెక్‌గా చెప్పేసారండి. చిన్నప్పటినుంచి ఇదే రూలు.
ఓకే. ఓకే. ఓకె.
అంటే ఇంకా తినేటప్పుడు దృష్టంతా తిండి మీద ఉండాలి.
ఓకె.
ఇలాంటివి ఏమి ఉండకూడదు అందరూ కలిసి తినాలనేదండి, ఇం‌ట్లో రూలు.
అవును అండి. అది మంచిదే కదండీ. చాలా మంచిదండి. ఎందుకంటే, ఇప్పుడు ఈ తినేటప్పుడు మనం దేనిమీద దృష్టి పోదు, మనం నడుస్తూ వెళ్తూ ప్ తల పైకెత్తు చూసుకుం‌టా మనం వెళ్తా‌మ అండి గమ్యానికి వెళ్తామండి?
మరి అహా! అసలా, లేదండి. చాలా ఇబ్బందిగా ఉం అదే కదండీ!
ఏళ్లళ్ళేం కదండీ. అలాగే నువ్వు తినడానికి తిన్నప్పుడు నువ్వు తిండి మీద దృష్టి లేకుండా <sniffs> ఆహ్, వేరే దాని మీద దృష్టి ఉంటే నీకు అది జీర్ణం అవ్వదండి. ఒం‌టు పట్టదండి. అవును అండి. ఏం తింటున్నా కూడా నీకు తెలీదండి.
నిజమండి. అస‌సలు నిజమండి. ఏదో పెడతాం, తినేస్తున్నాం అన్నట్టు ఉంటుందండి. అలాగ మా ఫ్రెండ్స్ కూడా‌నా చాలామంది. వాళ్ళు ఒకసారి తినడానికి బయటికి ఆళ్ళ ఇంటికి వెళ్ళానండి ఒకసారి. వాళ్ళ పుట్టినరో‌జు అయితే, పుట్టినరోజులు అన్నప్పుడే అందరూ అందరితో మాట్లాడుతూ ఇలాగ ఉండాలి కదండీ. అక్కడేంటంటే వాళ్ళు, ఫోనుల్లో బిజీ అయిపోయారండి మొత్తం.
అవును. ప ఓకె. అవునండి. ఓకె.
ఫోన్‌లు చూసుకుంటూ తినడం, అల‌గా లేట్ చేయడం. లెట్‌గా తినడం. ఫోన్‌లు చూసుకుంటూ అలా స్క్రోల్ చేసుకోవడం, లేదంటే ఫోన్‌లు మాట్లాడుకోవడం.
అందరూ కలిసి తింటున్నారండి, అది కూడా అందరూ కలిసి తినకుండా ఎవరీకాళ్ళు కలిసి తింటున్నారా?
ఇప్పుడు ఏంటంటే ఆ! యహ్! అంటే ఇప్పుడు అందరూ కలిసి కూర్చున్నామండి. కలిసి కూర్చున్నా సరే, ఫోన్‌లో ఉంటే ఇంక కలిసి తిన్నట్టు ఎలాగవుతండి చెప్పండి మీరే.
అవునండి. అవును.
అదే కదా! మష్ ఏ సినిమా అండి?
మీరు ఈ సినిమా చూసారా అండి. <smacks lips> 'ప్రతి రోజు పండగే' ఒకటి ఉంటదండి. 'ప్రతిరోజూ పండగండి'. సాయి ధరం తేజ ఎవరితో ఉంటుదండి.
ప్రతిరోజు ఆ! అవునండి, అవునండి. చూసాను, చూసాను, చూసాను.
అది ఆ సినిమాలో చూడండి, ఆళ్ళ తండ్రి ఆళ్ళ తాతయ్య గారు కుటుంబం అంతా దగ్గర ఉండాలి. కులిసి తిన కలిసి తినాలి. ఆ టేబులు చూడండి. ఆయన ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాడండి.
అవును. అందరు కలిసి తిన్ ఆ! కలిసి తినాలి. అదే అండి. అలాగే మా అమ్మ నిజమే అండి. మా అమ్మమ్మ గారి ఇంటికెళ్తే, మొత్తం అలాగే ఉంటుందండి. ఫోన్‌లుండవు ఏమి ఉండవు. ఆటలు, పాటలు లేదంటే, మాటలు మాట్లాడుకోవడాలు ఏమైనా చెప్పుకోవడాలు.
అలాగ ఉండాలనుకుంటారండి. ఓకె. అంటే ఇప్పటికి, మీ అమ్మమ్మ గారికి మీరు భయపడతారండి?
ఆ భయపడతామండి. అందరూ కూడా మా కుటుంబికులో పెద్ద అందరూ కూడా భయపడుతుంటారండి. మా అమ్మమ్మ గారికి, ఎందుకంటే బాగా స్ట్రిక్ట్‌గా ఉంటారండి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే, మొత్తం అంతా ఇప్పుడు మొత్తం జనరేషన్ పారిపోయింది కదండీ. అప్పట్లో అయితే ఏం లేదు అప్పుడైతే బాగుండేయంట మరి. నాకు అంతలా తెలీదు కానీ, కలిసి ఉండేవారు ఏదన్నా సాయంత్రం ఫ్రీ టైం ఉంటే, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఇలా ఉండేయంట. ఇప్పుడెవరండి అందరూ ఫోన్లల్లో లేదంటే, ఇన్స్టాగ్రాములు ఈటిలో చూసుకోవడం వీడియో కాల్స్, చాటింగ్‌లు లేదంటే. అదే కదండీ రోజు జరిగేది. అందుకని, అలాగుండేదండి మా అమ్మమ్మ ఎప్పుడూ కూడా ఇలా కలిసి ఉండాలని.
ఓకె. ఓకె, ఓకె. అవునండి. అవును. అవును. అవునండి, అవునండి. అవునండి, అవునండి. అంటే, ఈ అవును. ఈ టెక్నాలజీ పెరగడం అన్నది, ఈ స్క్రీన్ టైం పెరగడం అన్నది, మంచి అంటారా? చెడు అంటారా?
మంచి కూడా ఉందండి. కాకపోతే చెడు చెడు ప్రభావం ఎక్కువ ఉందండి. ఇప్పుడు మంచికంటే, ఇప్పుడు మనం టెక్నాలజీ పెంచుతున్నాం, అభివృద్ధి ఎలా చేయాలి, మన దేశం అభివృద్ధి ఎలా చెందాలి, లేదంటే మనం ఎలా అభివృద్ధి చెందాలి కానీ ఆలోచించకుండా, ఇటు దీంట్లో మనం ములిగిపోతున్నామండి. అభివృద్ధి చెందిన దాంట్లో ఎవరో ఏదో కనిపెడుతుంటే మనం అది వాడుతాం. ఇప్పుడు చూడండి ఇన్‌స్టాగ్రామ్ ఎవరో కనిపెట్టారు, ఇప్పుడు మనం దాన్ని వాడుతున్నాం, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకున్నా అన్నీ చేస్తాం. కానీ, అలాగే మనం ఏదైనా సరే కొత్తగా ఏదైనా చేయాలి, లేదంటే యాప్ కనిపెడదాం, లేదంటే క్రియేటి‌గా ఏదైనా చేద్దాం, కొత్తగా ఏదన్నా టెక్నాలజీ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అన్నీ ఫ్రీయే కదండీ! ఏ‌ఐ వచ్చిన తర్వాత అన్నీ అదే ఇస్తుంది సమాధాన‌లు, లేదంటే ప్లాన్‌లు గానీ, ఒక ఐడియా‌గా గాని మొత్తం అంతా అదే చెప్తుంది. దాన్ని కూడా సరిగ్గా యూజ్ చేస్తలేదండి. ఇప్పుడు దానికి కూడా యూజ్ చేసి లేదంటే, మీరు చూసే ఉంటారండి ఆ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఏ‌ ఏ‌ఐతో ఫేస్ స్వాపింగ్ చేసి ఫేస్ ఆవి అక్కడ పెట్టేసి. లేదంటే, చికిరి చికిరి <chuckles> సాంగ్ చికిరి చికిరి సాంగ్ చంద్రబాబు నాయుడు చేసినట్టు ఇయన్నీ పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారండి అసలు హ్మ్.
ఓకే. ఓకే అండి. అవునండి. అవును. అవునండి. అవునం‌డో. అవునండి. అవునండి. అవునం కానీ టెక్నాలజీ‌ని ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారండి కొంతమంది.
ఆ! మన దేశంలోనే జరుగుద్దండి బాబు అదేంటో! అందరూ బానే వాడుత్తనారండి. అంద మనవేమో, దాన్ని బా వాడతనాం. ఆహ్, వేరే వే విధాలుగా. అన్
<laughs> అవునండవును. కొక్ ఆహ్, అందరు అది, ఇలా మంచికి వాడాలని కనిపెడతనారండి. కానీ, ఇక్కడ మనం వర్క్ అంటే, దాన్ని ఇలాగ కూడా వాడొచ్చని ఇండియా వాళ్ళేమో కనిపెడతన్నారండి.
<chuckles> ఆ! ఆ! అంటే కొత్తగా అన్ కొత్తగా క్రియేటివ్‌గా కనిపెట్టమందేంటండి? ఉపయోగపడేలా. ఈళ్ళేంటంటే, కొత్తగా టీ‌జే చేహేత్తన్నారండి వీడియో‌లు కాని, ఇయి గాని. అందరూ ఆచ్చర్యపోయేలా ఉంటది మొత్తం ఇయన్నీను. షాకయిపోతున్నారు అందరు చెప్పాలంటే గవర్నమెంట్ కూడా. అంతలా డిఫరెంట్‌గా ఉంటుంది మ‌నో‌లు చేసిన పనులు.
అవునండి. అయితే ఈ స్క్రీన్ టైమింగ్‌లోనండి, కుటుంబంలోనండి, ఎక్కువండి, అందరూ నిద్రపోడం మానేసి ఓహ్! ఫోన్‌లు పట్టుకుని చూస్తూ ఉంటారండి, నైటంతాను. ఈ మధ్యన ఏడైతే ఇ తొమ్మిదైతే పడుకోవాలి. పదైతే పడుకోవాలి. పొద్దున్నే లెగాలనుకుంటారండి. ఉప్పుడేంటంటే, ఈ ఆం ఏవుండదండి కాలక్షేపం కోసం సినిమాలు చూత్తారండి. రీల్స్ చూస్తారు. పొద్దున్నే ఎప్పుడుకో లెగిస్తారండి. ఇది ఎలా చూస్తారు మీరు?
అవును. ఆహా! నిజమే అండి అది మాత్రం. ఆ! ఏవైంది? అదే కదా! సినిమాలు గాని, రీలు గాని రీల్స్ చూడటం. అంతే అండి. అంటే, ఉదాహరణకి మా ఇంటి పక్కనుంటారండి. నా ఫ్రే నాకు తెలిసినోళ్ళే.
ఓకే.
వాళ్ళు ఏంటంటే, నైటు స్క్రీన్ టైమ్, స్క్రీన్ టైమ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, నేను చూస్తూ ఉంటాను, నేను తినేసి పడుకుంటాను 9:00 గంటలకు పడుకుందాం అని చూస్తానండి.
ఓకే.
చూద్దాం అనేసరికి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడమండి, అది కూడా ఏంటి అర్ధరాత్రులు 12:00 గంటలు 1:00 గంట దాకా కూడా ఫోన్ మాట్లాడడం. లేదంటే వీడియో కాల్స్ చేసుకుంటూ అప్పటిదాకా మాట్లాడుతూనే ఉంటారండి అప్పటిదాకా కూడా.
వామ్మో! ఓకే అండి.
నాకు ఆ! గోలకి ఇవన్నీ చిరాకు, ఇవన్నీ చిరాకు వస్తుందండి. ఏంట్రా బాబు! ఇంత గ‌నింకా
మీరు ఎప్పుడైనా వాళ్ళతో చెప్పారండి?
ఆ! చెప్పడం జరిగిందంటే, ఒక 2 డేస్ చూశానండి. అంతా చూశాను. మళ్ళీ ఏంటి ఆ‌ళ్లు 2,3 గంటలు పడుకొని, మళ్ళీ పొద్దున్నే లేగిసి ఆ కళ్ల నిద్ర కళ్ళతోనే, అలా ఎవరి పని వాళ్ళకి వెళ్ళేవారండి. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఆరోగ్యం పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపో‌ హార్ట్ అటాక్‌గాని, ఇలాంటివి తొందరగా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే, దీని వల్ల చాలా ప్రభావం ఉంది నిద్ర లేకపోతే చాలా ఇబ్బందండి.
ఓకే. కానీ అది ఓహ్! అవునండి. అవును.
అందుకొనే, నేనే‌న్న 2 డేస్ తర్వాత, 2 డేస్ అలాగే చూసానండి. అప్పుడు కూడా ఆ మనిషి అలాగే చేశారు. తర్వాత నేను ఏం చేశానంటే, ఇబ్బ ఇలాగే మీరు అలా చేయడం కరెక్ట్ కదండీ. అంటే నా వరకు అంటే పక్కనోళ్ళు ఇబ్బంది పెడతారు అది నిజమే. మీ హెల్త్ కూడా పాడవుతది మీకు తెలియట్లేదు, దానివల్ల చాలా నష్టం కూడా ఉంది. మీ ఆరోగ్యం చాలా చెడిపోతు ఉంటుంది హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తాయని కొద్దిగా బ చెప్పానండి కొద్దిగా భయపెట్టేలా చెప్పానండి బై‌ప్ కొంత మనుషులు ఏంటండి భయపడితేనే మానతారండి ఏదైనా సరే. అందుకనే భయపడేలాగా, మొత్తం ఎగ్జాంపుల్స్ చూపించి మొత్తం చెప్పానండి. అప్పటినుంచి కొద్దిగా ఆ అబ్బాయి ఏంటంటే, తగ్గించాడండి కొద్దిగా కాల్స్ మాట్లాడడం కానీ, ఇవి కానీ ఫోన్ యూజ్ చేయడం గాని తగ్గించాడు. వాళ్ళు కూడా ఎర్లీగా పడుకునేవాళ్ళు. వాళ్ళు కూడా, అంతా కొద్దిగా మారిందండి అప్పటికి.
ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవునండి అవును. ఓకే. కానీ మన మొబైల్‌లో కూడానండి, మొబైల్‌ని ఇంతసేపే వాడొచ్చు, అంతసేపే వాడొచ్చు అని కూడా ఉంటాయంటండి. ఈ యాప్‌లు ఎవరైతే ఇచ్చారో ఈ రోజుకి ఇ ఇంత సేపు వీళ్ళు వాడారంటే అది బంద్ అయిపోయేలాగా పెట్టాలండి.
ఆ! అదండీ! అంటే ఇప్పటిదాకా వాడాలి అని రూలు. అంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము ఫేస్‌బుక్‌లో అయితే రాలేదండి అవి. ఎందుకంటే, వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళే కదండీ చూస్తారు. ప్రజల ప హెల్త్ గురించి గాని, లేదంటే వాళ్ళ పనుల గురించి ఎవరు <chuckles> పట్టించుకోరు కదండీ ఎవరు. ఆళ్ళ బిజినెస్ ఆళ్ళ‌దండి. డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు, తెల్లార్లు సూత్తనే ఉండాలి చెప్పాలంటే. <chuckles> ఇలాంటివి పెట్టరండి, ఉన్నాయి. నిజమే. మీరు చెప్పినట్టే, స్క్రీన్ టైమ్ ఇప్పుడు 2 అవర్స్ వాడడానికన్నట్టు, ఇలా ఇన్‌స్టాగ్రామ్ 2 అవర్స్ వాడడానికి పెట్టారనుకో, అది చాలా మంచిది. అప్పుడు, ఎప్పుడు వాడాలో ఆ‌ళ్ళు ఫ్రీ టైమ్‌లో వాడుతుంటారు. ఆహ్, ఉత్తప్పుడు గాని నైట్‌గనీ వాడరు. కానీ ఈళ్ళు పెట్టరు కదండీ. ఎందుకంటే, వాళ్ళ ఇన్కమ్ పోతది. ఆ! అందుకనే పెట్టరండి. ఎంత చర్యలు తీసుకున్నా ఇంతే అండి. ఇది మారదండి ఇప్పుడున్న కాలంలో అయితే. ఇప్పుడంతా టెక్నాలజీయే కాబట్టి అన్ని స్క్రీన్‌లు ఇయన్ని ఇప్పుడు ఇప్పుడే ఇ‌లాగుందంటే, తర్వాత వచ్చే భవిష్యత్తు కాలంలో ఇంకెంత దారుణంగా ఉంటది, ఏంటి, అని భయవేస్తందండి చెప్పాలంటే.
<chuckles> అవునండి. ఆ! అవునండి. అవును. అ అవునండి. అవును. ఉన్నాయండి. అవునండి. అవునండి. హ్మ్. పెడితే ఆళ్ళకి ఇన్కమ్ తగ్గిపోద్ది. అవునండి. అవునండి. అవునండి. అవునండి. నేనలా ఆలోచి
మొత్తం అందరు ఎలగా అలవాటు ఆ!
కొన్ని సందర్భాల్లో నేను అలా ఆలోచిస్తానండి. అయితే, మీరు ఈ స్క్రీన్ టైమ్ గురించి మీ కుటుంబం రూల్సు, ఆటిలి గురించి మీరెలా ఉంటారు, మీ అమ్మమ్మ గారితో ఉంటా ఇన్ని విధానాల గురించి. ఈ‌ట‌న్ని‌టలి గురించి చాలా చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో సమయం ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
నండి. <chuckles> ఆ! అండి. మీతో కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. మనం త్వరలో మళ్ళీ మాట్లాడుకుంటాం అనుకుంటున్నాను, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.